ఫైనల్లో అండి అప్పుడు గెలిసామండి. ఒక్కా అంటే మేము ఎలా గెలవవడం అనేది అసలెలా జరిగిందంటే ఆ ఎనకాల రోజు మ్యాచ్ ఓడిపోవడం వల్లే మేమీరోజనేది గెలిసామండి. ఎందుకంటే ఆ ఫె ఆ ఫెయిల్యూర్ నించి మేమేం మిస్టేక్ చేసామో. అసలేం చేసామొ అనేది మిస్టేక్సన్నీ అన్నీ ఒక ఐడియా ఒచ్చింది. దానివల్ల. ముందుకడుగేయగలమండి. ఆ రోజు మ్యాచ్ గెలిసాం మొత్తానికలాగా.
అవును. అవును. హ్మ్. ఇప్పుడంటే మూడో రోజు ఫైనలు.
ఆ తర్వాతేం జరిగిందండి? ఆ! ఇప్పుడేమో ఆఫర్లీ అండి మొత్తానికి. అంటే వేరే వాళ్ళ టీమ్ ఒచ్చేసారు అది చాలా పెద్ద టీమండి అసలు కడపవొళ్ళంటేనే భయపడాలి ఆళ్ళని చూస్తేనే.
ఆహాహా!